ఆ! అంద్ ప్రియమైన అంటాం, ప్రియాతి ప్రియమైన అని ఇలాటేవో ఒ వ రు గడుస్తున్న కొద్దీ ఒకసారీ ఇది పెడితే ఇది వాడేసాం కదా! నెక్స్టింకోటి వాడాలనీ ఒకా ఆహ్, హ్మ్, క్రియేటివిటీ ఒకటుంటుంది గదా నోజ్ ఆ!
ఆ! హ్మ్. అవును. గానీ, అప్పుడులో ఏంటంటే, అంతా సాధారణంగా అయ్యేది కదండి, ఒక లేఖలో అయినా. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా అంత కుశలమేన అలాంటివి. ఏవేవి రాశారు మీరు? అప్పుడనుభూతులు ఎలా పంచుకున్నారు? అంటే, మీ ఆరోగ్యం అన్నీ తెలియాలి కదా! ఫోన్లుండేవి కాదు మరి.
ఆ! ఉన్నావని తలుస్తాను అని ఆహ్ ఆ! ఆయ్! ఆ! ఆ ఆ లేఖలో అన్నీ అబద్దాలే, నేను బాగా జదువుతున్నాను అని. నేనెప్పుడూ బాగా జదవలేదు. బాగా చదువుతున్నానని. ఒకరోజు గూడా పుస్తకం తీలేదు గానీ, బాగా జదువుతున్నానని రాసేసేవాడినంతే అందులోనేముంది మరి. దానికి పెద్దా <chuckles> ఆ!
హ్మ్. <laughs> <giggles> ఆ! అయ్యో! హ్మ్. మీరు ఉద్యోగరీత్యా వెళ్లారా వేరే ప్రదేశానికేదైనా?
ఆ! ఉద్యోగరీత్యా హ్మ్, చాలా దూరం రావాల్సొచ్చింది మా ఇంటి నించీని. ఆహ్, వచ్చినప్పుడవింకో అబద్ధాలు. అన్నబద్ధాలే. ఆ! <chuckles> మెస్‌లో అన్నం తినడం, జ్వరవొచ్చి పడుకొని కూడా మళ్ళీ వీళ్ళకీ ఇబ్బందొస్తుందని ఆరో చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని ఆహ్, హ్మ్, 'మైక్ టైసన్‌'కీ కొంచెవేమన్నా జబ్బొస్తుందో గానీ, నాకేం రాదు అనేటువ
ఓహో! హ్మ్. అయ్యో! మరంతే కద కుటుంబ సభ్ హ్మ్. కుటుంబ సభ్యులతో, లేదు నాకు బాలేదు, నేననారోగ్యంగా ఉన్నానంటే, వారింకా బాధపడతారు కదా!
బాధపడరు, బయలుదేరొస్తారక్కడ నించి. ఇన్ నువ్వూ ఎంతో దూరం నించీ మళ్ళీ ఆ! అందుకనీ ఆహ్, అలా ఏదో రాసిస్తూ ఉండేవాళ్ళని లేఖలూ అవీను.ఇప్పుడూ ఆ సౌలభ్యం లేదు ఎవరికిను. ఉంటే ఆహ్, అన్నం తిన్నావనగానే, అది ఫోటో పెట్టాలనమాట పొద్దున్నే. ఫోటో పెడితే ఆ! అమ్మ
ఆ! మళ్ళెందుకదంతా అనీ. హ్మ్. ఆ! నిజంగే. ఏం తిన్నారో ఏంటో ఫోటో మొత్తం వెళ్ళిపోవాలి.